సంగీతం అంటే ఇష్టం లేని మనుషులు ఎవరూ ఉండరనుకుంటా బహుశా. అందరికీ ఇష్టమే. పాటలు వినడమన్నా, పాటలు పాడ్డమన్నా. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాము. ఈ కాన్సర్ట్స్, లైవ్ షోలు ఇవన్నీ పెరిగిపోతూ వస్తున్నాయి అనమాట. ఆహ్, జనాలు వీటికి వెళ్ళడానికి కూడా బాగా ఇష్టపడుతున్నారు. అయితే మీరు ఒక లైవ్ కాన్సర్ట్‌కి కానీ, లేదా ఏదైనా షోకి కానీ వెళ్ళాలనుకుంటే లైవ్‍లో వినే పాటలేంటి? అసలు పాటల మీద మీ అభి అభిప్రాయం, అభిరుచి ఎలా ఉంటుంది?
అవును. హ్మ్. హుహు. అవునవును. హ్మ్. హ్మ్. పాటలంటే, పిచ్చి చెవి కోసుకుంటాను <chuckles> అంటారు చూడండి. ఆ టైప్ అన్నమాట నేను. <chuckles>
ఆ! ఓహ్! చెవు కోసేసుకుంటారయితే.
హ్మ్. ఆహ్, అంటే తెలుగు కాబట్టి, తెలుగు పాటలే వినాలి అని ఎప్పుడు లేదనమాట. ఆహ్
హ్మ్. ఆ! మనం తెలుగు వాళ్ళకి ఆ భేదం ఉండదండి అన్నీ భాషల్ని కలేసుకుంటాం.
ఆ! ఆ! తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ్‌ద్ మలయాళం అసలు ఏ పాటన్నా సరే! అది బావుందంటే చాలు <clears throat> వింటూ ఉంటానమాట. చాలా ఇష్టం పాటలంటే. ఆ!
హ్మ్. హ్మ్. ఇంకా రిపోర్ట్ మొ రిపీట్ మోడ్ అన్నమాట ఇంక అయితే.
ఆ! రీపిట్ అది బోర్ కొట్టి నాకు ఇంక వచ్చేసింది చాలు. నాకు మొత్తం లిరిక్స్ కూడా వచ్చేసాయి అనుకున్న <chuckles> తర్వాత ఇంకా పాటకి త ఆ పాటకి విముక్తిస్తా అన్నమాట ఆ టైప్‌లో.
హ్మ్. ఓహ్! బావుంది, బావుంది. అయితే మీరు ఈ లైవ్ కాన్సర్ట్స్ వీటికి ఎప్పుడైనా వెళ్లారా?
హ్మ్. లైవ్ కాన్సర్ట్ అంటే ఈ మధ్య హోటల్స్‌లోనే స్టార్ట్ చేసారు కదా! మనం ఫుడ్ తింటూ ఉంటాము. వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఉంటారని, పాడుతూ ఉంటారు.
అవునవునవును. హ్మ్!
అ! అట్లా అన్నమాట. సో, అట్లా ఈ మధ్యనే లాస్ట్ సండే గూడా ఎళ్ళాము. ఆహ్, అక్కడ కూడా పాటలు పాడుతా ఉన్నారన్నమాట. ఆహ్, ఎప్పుడు ఆహ్, ఇలా హెడ్ ఫోన్స్‌లోనో లేకపోతే ఆహ్, టీవీలోనో విని, విని అట్లా ఎదుటుగా ఎదురుకుండా ఒక మనిషి పాడుతూ ఉంటే బా అనిపిస్తది.
హ్మ్. ఆ! అవునా! అవును. నిజంగా అది అంటే మనకి మరి ముఖ్యంగా ఈ సంగీతం అంటే పిచ్చున్న వాళ్ళకి తెలియని ఒక ఫీలింగ్ ఒస్తదనమాట గూస్ బంప్స్ అన్నట్టు. మీకు కూడా అలాగే అనిపించిందా?
ఆ! హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్! ఆహ్, ఆ! అది గూడా వాళ్ళు ఎంచుకునే పాటలు గాని, అవి చాలా వినేటట్టు ఉంటాయన్నమాట. ఆహ్, ఇంకా ఇం ఇంకోసారి వినాలి హ్మ్?
హ్మ్. లైక్ అంటే ఎలా ఉంటుంది? హ్మ్. అంటే పాటలు మెడలి ఆహ్, కొంతమంది మెడలీలు పాడుతూ ఉంటారు. అంటే ఆహ్, ఒక ముక్క ఒక పాటలోది, ఇంకో మొక్క ఇంకో పాటలోది ఇలా. ఈ విధంగా వింటునారా? లేదంటే ఆహ్, హ్మ్, ఒక పాట మొత్తం వినడానికి ఇష్టపడతారా?
ఆ! అవునవును. అలానే. ఆ! పాట మొత్తంలో కూడా ఒక్కొక్కసారి కొ చరణంలో కొంచెము 2, 3 లైన్స్ అవి ఎక్కువ పాపులర్ అయినవి ఉంటాయి గదా! ఆహ్, అంటే మనం కూడా బాగా దానికి కనెక్ట్ అయినవి. అవి వచ్చేసరికి కొంచెం ఉత్సాహం వస్తది అన్నమాట. హ్మ్. హ్మ్ అవునవును. మొన్
హ్మ్. అవునవునవును. హ్మ్. నిజమే ఊగిపోతూ ఉంటాము. ఆ! మీకు గుర్తుందా మరి మీ లైవ్ కాన్సర్ట్స్‌లో విన్న మెడలి ఉంటే కొంచెం మా కోసం.
ఆ! హ్మ్. యూజువల్‌గా ఈ ఇలాంటివి ఎప్పుడు అంటే లైవ్ కాన్సర్ట్స్ ఎక్కువ నేను చూసింది బార్ అండ్ రెస్టారెంట్స్‌లో ఉంటాయన్నమాట. <sniffs> ఆ! నాకేమో మొన్నెళ్లేసరికి ఆహ్, ఆల్రెడీ అందరు స్టార్ట్ చేశారు.ఆహ్, వాసన వస్తా ఉంది సడెన్‌గా ఆయన పాడాడు అన్నమాట. 'మసక్కలి మసక్కలి' <chuckles> అమ్మ! హమ్మయ్య! ఈ, ఈ, ఈ జనాల మధ్యలో నిజంగానే నేను ఒక పావురం లాగా అనిపించింది నాకు. హ్మ్. సో, అట్లా <clears throat> అదొక్కటి బా అనిపించింది. ఇంకా అట్లా ఆయన పాడే పాటలన్నీ భలే స్మూత్‌గా ఉన్నాయన్నమాట ఎళ్ళిపోతా ఉంది ఆ రోజు. ఆహ్, ఫుడ్ ఆర్డర్ చేసుకుంటా ఉన్నా వస్తా ఉంది. ఆయన పాటలకి అట్లా వింటా ప హ్మ్. అవును. ఆయ ఆ! చెప్పండి.
ఓహ్! హ్మ్. ఆ! ఆ! ఇక బాగా సెట్ అయింది. ఎగిరిపోదాం అనిపించింది ఇంకా ఆ! హ్మ్. హ్మ్. వింటూ ఇంకా మంచిగా పాటలు ఎంజాయ్ చేశారన్నమాట. అయితే మీరు ఈ లైవ్, లైవ్ ఇట్లా బార్ అండ్ రెస్టారెంట్‌లో పెట్టే లైవ్ షోలు వేరు కదా! అండ్ కాన్సర్ట్స్ వేరు కదా! కాన్సర్ట్స్‌కి ఎప్పుడన్నా వెళ్ళడం జరిగిందా?
హ్మ్. హ్మ్. అవునవును కాన్సర్ట్స్ వేరు. కాన్సర్ట్స్ అంటే, మా మా సొసైటీలో ఈ న్యూ యియర్ పార్టీస్‌కి వాటికి ఒచ్చి పాడుతారు. సో, నేను కూడా ఎళ్తా అన్నమాట. నేను కూడా స్టేజ్ పర్ఫార్మన్స్ చేస్తాను. హ్మ్.
హ్మ్. హ్మ్. అవునా! పాడుతూ ఉంటారా? అసలు మీకు ఏ జోనర్ అంటే ఇష్టం? పాటల్లో, చాలా ఉంటాయి గదా. మెలోడీ ఉంటుంది, ఫోక్ ఉంటుంది, బీట్ ఉంటుంది. మీరు ఏ జోనర్ మనిషి?
ఆహా! అవును. జోనర్ అనే ఏమి లేదంటీ. పాటలు మనిషిని అంతే.
అబ్బబ్బబ్బా! అది ఇది ఏం లేదు. మొత్తం కలిపి కొట్టు అన్నట్టు అన్నమాట.
<chuckles> హ్మ్. అదే, అదే. ఆహ్
ఆ! అయితే ఒక మంచి ఫేవరెట్ సాంగ్, మీ మం మీకు బాగా కళ్ళుమూసుకోగానే గుర్తొచ్చే, సాంగ్ ఏంటి?
అదెందుకో, ఎప్పుడు ఈ పాటే గుర్తొస్తది, కమ్మని ఈ ప్రేమలేఖనే, ఆ పాట ఎందుకో, అట్లా హ్మ్. ఆహ్, నడుస్తా ఉంటది. <chuckles> ఆ! ఇంకా
వావ్! బాగుంది మీ గొంతులో వినడం. హ్మ్. అన్ హ్మ్.
ఆహ్, హ్మ్, ఒక్కొక్కసారి మా హస్బాండ్ మీద కోపం ఒస్తే, ఈ ఏమా కోపమా! లేదు, చాలా సంతోషం. ఆ పాట.
ఆహాహా! <chuckles> అబ్బబ్బబ్బా! ఏమన్నా సింక్‌లో ఉన్నారా! బాగుందండి, బాగుంది. పాటల్ని ఏ విధంగా వాడాలో, ఆ విధంగా వాడుతున్నారనమాట మీరు. అయితే, మీకు హ్మ్.
ఆహ్ హ్మ్. అదే. ఆహ్ హ్మ్. అలా ఒక్కొక్క ఒక్కొక్కసారి మ్యూజిక్ అదే ఆహ్, మ్యూజిక్ కాదు. ఈ మ్యారేజెస్‌కి వెళ్ళినప్పుడు ఎందుకో తెలియకుండానే, మన మన మైండ్‌లో, సీతా కళ్యాణా, ఆ పాట ఎప్పుడు అట్లా మైండ్‌లో, వస్తూ ఉంటదనమాట ఎందుకో. హ్మ్.
అవును. అవును. యాక్చులీ ఆ పాట కూడా ఒక లైవ్ షోలో పాడతారండి. మీకు గుర్తుందో, లేదో చూసే ఉంటారు మీరు మ్యూజిక్ ప్రియులు అంటున్నారు కాబట్టి. అది ఆహ్, అక్కడున్న ఆడియన్స్ చేతనే పాడించారు, లైవ్ షోలో. చూశారా? చూసారా మీరు?
ఆ! ఆ! ఆహాహా! ఓకె. అహా! నేను చూడలేదు అది.
ఓహ్! కానీ చాలా బావుందనమాట ఆ పాట అలా జనాలందరి నోటి నుంచి వింటుంటే చాలా బా అనిపిచ్చింది. ఇలా కొన్ని పాటలు ఏంటంటే, ఆహ్, లైవ్ షోలో ఆహ్, ఈ మధ్య జనాల చేత పాడిస్తున్నారనమాట. అంటే ఒక లైన్ వాళ్ళు పాడేసి మిగతా లైనెమో మౌత్ అటు పెట్టేస్తున్నారు. ఇట్లా ఆ! ఇట్లా మీరేమన్నా
ఆహాహ! ఆ! హ్మ్. హ్మ్. మిగతా <chuckles> ఆ! అదే విని విని నా నాలాంటి పిచ్చోళ్ళు అందరూ, పాటలు పిచ్చోళ్ళందరూ వాళ్ళ వాళ్ళే పాడేస్తున్నారు గాబట్టి నేనెందుకు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం మీరే పాడండి అని వాళ్ళు కూడా వదిలేస్తున్నారు.
ఆ! ఆ! కానీ అది ఒక రకమైన జోష్ కదా. మీకు ఆ ఎక్స్‌పీరియెన్స్ ఏమైనా ఉందా?
అవును. హ్మ్. ఆహ్, ఈ మధ్యనే ఒక దీని కాన్సర్ట్‌ కూడా ఎళ్ళానన్నమాట. ఈయన ఎవరు అనిరుద.
హ్మ్. 'సిద్ శ్రీరామా' లేకపోతే అబ్బా! 'అనిరుద్దా?'
'అనిరుద్ అనిరుద్.' ఆ! అమ్
అయ్యో! నా డ్రీమ్ కాన్సర్ట్ అండి కొట్టేసారుగా జాక్‌పాట్ ఎలా ఉంది మరి ఆ ఎక్స్‌పీరియెన్స్ అసలు?
<chuckles> అది అసలు అ అనిరుద్ గూడా ఫీల్ అయి ఉంటారు ఆయన. ఆహ్, మిగతా ఆహ్, అంటే మిగతా స్టేట్స్ కానీ, కొంతమంది అ అంటే ఆహ్, ఆ పీపుల్ ఎవరు అంత మ్యూజిక్ లవర్స్‌లాగా అనిపియలేదు. ఆయన పాడుతుంటే ఇంకెవరు వీళ్ళందరూ వీళ్ళ గోలలో ఉన్నారన్నమాట. <chuckles> సో, అంత
హ్మ్. హ్మ్. అయ్యో! ఎక్కడండి ఎక్కడ ఇంత దారుణంగా 'అనిరుద్' కాన్సర్ట్‌లో ఇలా అసలు జనాలు ఉండరే ఊగిపోతూ ఉంటారు.
<giggles> ఆ! అన్నీ ప్రైవేట్ కైండ్ ఆఫ్ థింగ్ అదే ప్రైవేట్ లాంటిది అనమాట. సో, హ్మ్. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. అట్లా మా బ్యాచ్ కొంతమంది బా బానే వ ఆయనతో పాటు పాడుతూ, అట్లా ఉన్నాం కానీ కొంతమందిమి <smacks lips> ఎక్కువ మంది
ఓకే. హ్మ్. అంటే ఫ్రెండ్స్‌తో యెళ్ళారా?
ఆ! నేను ఫ్రెండ్స్‌తో యెళ్ళాను.
ఓహ్! ఇంకేముందిలెండి బా ఎంజాయ్ జేయొచ్చు ఫ్రెండ్స్‌తో ఎళ్తే. అయితే ఇంకా మీ అసలు ఈ సంగీతం అనేది మీ లైఫ్‌లో ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటారు. అంటే బాధ సమయాల్లో, లేదా సంతోషం సమయాల్లో, ఏ విధమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది.
చక్కగా ఆ! నాకు ఎందుకో తెలీదు. నేను తొందరగా సాంగ్ ఏదైనా విన్నానంటే తొందరగా నేర్చుకునేదాన్ని అనమాట. <smacks lips> అంటే ఒక 2, 3 టైమ్స్‌కె నాకు ఆ సాంగ్ వచ్చేసేది. ఆహ్, చిన్న చిన్నప్పుడు మా డ్యాడీ గూడా అంటా ఉండేవారు. దీనికీ ఎగ్జామ్స్‌కి చదివిపిచ్చేవి కూడా మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ పాటల్లో నేర్పిస్తే తొందరగా నేర్చుకుంటదేమో అని. <giggles>
హ్మ్. ఓహో! అది కాంప్లిమెంటే. హ్మ్.
ఆ! ఆ! అంటే నేను కాంప్లిమెంట్‌గానే తీసుకున్నాను.
ఆ! అవును మరి. మనకి పనికొచ్చేవరకి అలా తీసుకోవాలి అంతే.
ఆ! అట్లా అనమాట. తొందరగా ఎందుకో పాట వినంగానే వెంటనే తొందరగా దానికి కనెక్ట్ అయిపోతా అనమాట. అలా. <sniffs> సో
హ్మ్. చాలా మంచి విషయం అది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు అలా పాడుతూ ఉంటారు కదా కాన్సర్ట్స్‌లో. ఆహ్, కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే పాటని హ్మ్, ఆహ్, మిక్స్ చేస్తూ ఉంటారనమాట. మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. ఒక పదమేమో ఇంకొక పాటది ఉంటుంది. ఇంకొక పదమేమో ఇంకొక పాటది ఉంటుంది. నేను చూసిందైతే ఈ 'పౌర్ణమి' సినిమాలో పాటలు. అలాగే 'నువ్వు వస్తానంటే నేనొద్దంటానా' పాటలు. ఒక లైవ్ కాన్సర్ట్‌లో వాళ్ళు మార్చి మార్చి పాడుతున్నారు. అంటే ఒక సెంటెన్స్ కాదు పదాలే ఏకంగా. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే. ఈ ప్లేస్‌మెంట్ అనేది ఎలా ఉంటుంది వినే వాళ్ళకి ఆహ్, ఏ ఏమనిపిస్తుంది అని మీ అభిప్రాయం అసలు?
హ్మ్. ఆ! అవునవును. హ్మ్. అవునవును. అవునవును. హ్మ్. అవును, అవును. అవును, అవును. హ్మ్. ఆ! అవునవును. అంటే, పాటలు అంటే నచ్చే వాళ్ళకి నచ్చుతది. అప్పుడే కొత్త స్ ఆహ్, ఫస్ట్ టైమ్ వింటున్నారు అంటే, అంటే, వాళ్ళు కూడా అంత బిగ్ ఆహ్, స్టేజ్ మీద పాడుతున్న అంత పెద్ద స్టేజ్ మీద పాడుతున్నారంటే, వాళ్ళు ఆల్రెడీ ఆహ్, రిహార్సల్స్ అవి చేసుకొని వాళ్ళకి కూడా నచ్చిన తర్వాతనే <chuckles> పాడతారు గదా! కా కాబట్టి వాళ్ళు ఆహ్, ఎంతో ఆలోచన పెట్టి, తర్వాతనే వే ఆహ్, మ్యాష్అప్ ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తారేమో. కాబట్టి నాకు ఎక్కువ నచ్చుతాయి. ఇంకా తిను ఉంటది కదా! షణ్ముఖ ప్రియ తను కూడా బాగా ఇది చేస్తది, ఆహ్, పాటల్ని మ్యాష్ చేయడం అంటే 2, 3 కలపడము అలాంటివి.
హ్మ్. నిజమే. నిజమే. అవును. కాకపోతే హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. మ్యాష్అప్స్ అవును. వింధ్యా వాక్స్ ఇట్లా చాలామందున్నారు అట్లా, మ్యాష్అప్ సాంగ్స్‌తోనే బాగా ఫేమస్ అయిపోయి, మంచిగా ఇప్పుడు రాణిస్తున్న వాళ్ళు చాలామందున్నారు అలా, మిక్స్ మ్యాచ్ చేసేసి.
హ్మ్. అవునవును. ఆ! ఆ! చిత్రాస్త్ర అని ఆహ్, వీళ్ళు కూడా ఒక బ్యాండన్నమాట. వాళ్ళు కూడా కొన్ని ఒక 10, 15 సాంగ్స్ దాకా చేశారు. అవన్నీ చాలా బావుంటాయి, <smacks lips> ఆ మ్యాష్అప్‌లన్నీ అంటే, ఆ 2, 2, 2 సాంగ్సు అవి కూడా స్లోగా ఉన్నవే కలుపుతారు. అవి చాలా బావుంటాయి.
ఓకే. హ్మ్. ఆ! ఆ! హ్మ్. అంటే, ఆ కలిపే విధానంలో కూడా ఒక ఇది ఉంటందండి. ఏది పడితే అది కలిపినా గాని, మళ్ళదంతందం రాదు. వాళ్ళకే తెలుస్తుంది బహుశా. అది వాళ్ళకే సాధ్యం. ఏమంటారు?
హ్మ్. అవును. అవును. కరెక్ట్‌ గానే చెప్పారు.
హ్మ్. అవును. అయితే మీ
అ! వాళ్ళు పాడుతుంటే మనలో నుంచి ఆ ఫీలొస్తది. <chuckles> నేనెక్కువ చిత్త మరీ లోగా ఉన్న రోజున లేదంటే, <smacks lips> ఏదైనా సాఫ్ట్ మ్యూజిక్ వినాలి అనుకున్నప్పుడు, ఈ చిత్రాస్త్రవి సాంగ్స్ పెట్టుకుంటానన్నమాట. ఎందుకో చాలా సూ ఆహ్, అంటే కామ్‌గా ఎళ్తున్నట్టుంటయి.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఆ! అలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది లైఫ్. హ్మ్. బావుందండి, బావుంది. మీతో మా
అవును. అవునవును. మీకే పాటలు నచ్చుతయి?
నాకా? నాకు పాట అయితే చాలు అన్నీ నచ్చుతాయి. మీరు ఇందాక అన్నట్టు సంగీతానికి ఆ! సంగీతానికి భాష లేదండి! సంగీతం అయితే చాలు. ఇంగ్లీష్ ఏంటి, తమిళ్, ఏంటి మలయాళం ఏంటి అన్నీ వింటూనే ఉంటాం. అది సంగీత ప్రియులకే అర్థమవుతుంది. అయితే
<chuckles> ఆయితే సొ, మనిద్దరం <laughs> హ్మ్. అవునవును. హ్మ్. మా హస్బెండ్ ఒక ఒకాయన వాళ్ళు ఫ్రెండ్స్ తోటి పార్టీకెళ్తారు కదా! ఆహ్! సొ, వెళ్ళినప్పుడు బాగా బిల్ చేసుకొని వస్తారు బాగా బిల్ అంటే కొంచెం బాగానే బిల్‌ చేసుకొని వస్తారు. వచ్చింద్ వచ్చినప్పుడు నేను ఏమి అనకూడదు కాబట్టి, ఏదో ఒకటి ఆహ్, థిస్ సాంగ్ ఇజ్ ఫర్ శ్వేత అని వాళ్ళతో ఒకటి పాడించి పట్టుకొస్తాడన్నమాట. ఆ! అయితే అయి అయితే నేను అంటా అన్నమాట ఏంటి ముందే బిస్కిట్ ఎసుకొని వస <laughs> బిస్కేట్ రెడీ చేసుకొని వస్తున్నావా? ఆహ్
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్, చాలా బావుంది. క్యూట్ అది, ఆ! ఆ! ఆ! లేదు అంత ప్రేమగా చేస్తే బిస్కెట్ అంటారేంటి, మీకర్థం కావట్లేదు. ఆహ్, దట్స్ క్యూట్ యాక్చువల్లి. ఆ టైంలో కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి అట్లా చేశారు అంటే, బావుందండి.
ఆ! అట్లే ముండ <chuckles> అంత గుర్తు గుర్తుండాలి కదా! గుర్తు లేకపోతే ఎట్లా? <chuckles>
అవునవును నిజమే, నిజమే, నిజమే. అవును ఫుడ్ ఉండదు మళ్ళీ రేపటికి.
గుర్తుండాలి అట్లా మళ్ళీ లేటొస్తే కొంచెం ఫైన్‌లు కూడా భారీగా ఇస్తానన్నమాట. ఆ! <chuckles>
ఓహ్! ఇది కూడా ఉందన్నమాట, బావుంది, బావుంది మీ పద్ధతులన్నీ చాలా కొత్తగా, వింతగా బావున్నాయండి. అయితే మీ మ్యూజిక్ టేస్ట్ కూడా అంతే బావుంది. ఆ! అవును మీ లైవ్ షో గురించి మీ ఎక్స్పీరియెన్సెస్ అండ్ మీ టేస్ట్, ఇదంతా నాకు చాలా బా నచ్చిందండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలు.
అవును మరి అన్ని మనకి సౌకర్యంగా ఉండాలి. <chuckles> హ్మ్. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.